మనం బాగ గమనించినట్టయితే, ఇప్పడి కాలంలో స్ట్రీమింగ్ ఎరా అనేది మనకి ఎక్కువగా నడుస్తుంది. <smacks lips> పాత పద్ధతులు అవన్నీ ఇప్పుడు పక్కకు వెళ్ళిపోయాయి. ఈ స్ట్రీమింగ్ మీదే మొత్తమంతా బేసయిపోయి వెళ్తుందన్నమాట. మీకు ఈ స్ట్రీమింగ్ ఎరా రుచి నచ్చిందా? లేపోతే నచ్చలేదంటారా?
అంతే కదా! ఆహ్, ఒక్క మాటలో చెప్పాలనంటే నేను నచ్చలేదనే అంటాను. ఎందుకంటే చిన్నప్పుడు చూసుకుంటే గనక, ఆహ్, స్కూలు నుంచి రాగానే ఒక షో అనేదొచ్చేది. 'పవర్ రేంజర్స్' కానీ ఇట్లాగ ఇయన్ని కూడాను ఉండేయన్నమాట మొత్తమంతా. ఆ టైం కోసం ఎక్స్‌సైట్‌మెంటు, ఒక పిల్లవాడి యొక్క ఎక్స్‌సైట్‌మెంటన్నమాట. ఏయ్! ఈ టైమ్‌కిదొస్తది, ఈ టైమ్‌కిదొస్తది అని జెప్పేసనేది.
ఓకే. ఆ! ఆ! ఉంది. నిజంగా. అవును.
ఆ! ఇప్పుడు ఇప్పుడు చూడండొకసారి, ఎళ్తాము నెట్ ఆన్ చేసుకుంటాము అదే నెట్ కూడా కాదు. టీవీ ఆన్ జేయంగాలనే మొత్తం యాప్సన్ని కనపడతా ఉంటాయి. ఏం చూడాలో తెలీనన్ని ఆప్షన్స్ మన కళ్ళ ముందే కనబడతావున్నాయి.
ఆ! నిజం గదండీ! మధ్యకాలంలో మీరు బాగ గమనిస్తున్నట్టయితే, మనం కొత్త, కొత్త డిష్‌ల‌వి ఏస్తున్నప్పుడు కూడా వాళ్ళు యాప్సు, ఏండి మీకు ఓటిటి‌లు 36 ఉన్నాయి, 35 ఉంటాయి. అవి ఏంటో, దేనికుపయోగా పడతాయొ కూడా మనకర్థం కాట్లేదు. నిజంగా. అవునవును.
హ్మ్. దేనికుపయోగపడతాయో గూడా తెలియదు. వాస్తవం అది మాత్రం. ఇక్కడ చూడండి ఇప్పుడు నెట్‌ఫ్లిక్సుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షోస్ రిలీజవుతున్నయి. ఎన్ని నంబర్ ఆఫ్, థౌసండ్స్ ఆఫ్ షోసన్నమాట మొత్తమంతా కూడాను. చూడాలే కానీ మన జీవితం మొత్తం సరిపోదు.
హ్మ్. ఆ! నిజమండి. అవును. ఆహ్, రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్సోళ్ళు
హ్మ్. కానీ, ఒక్కసారి బాల్యంలోకెళ్తే గనక, ఒక్కసారి బాల్యంలోకెళ్తే గనక
ఆ! హ్మ్.
స్కూలు నుంచి ర స్కూలుకి ఎల్లే ముందల నాకు పొద్దు పొద్దునే 'డోనాల్డ్‌ డక్' షో వచ్చేది.
అబ్బా! సూపరండి. ఆ!
అహ! 'డోనాల్డ్‌ డక్కొచ్చేది'. క్వాక్ క్వాక్ అని చెప్పేససి అనొకటొచ్చేదండి. అదేంటి? రోడ్‌ రన్నర్.
'రోడ్‌ రన్నర్.' అంటే ఒక తోడే
ఆ! టీ ఎన్ టీ అవన్నీ గూడా ఉండేవన్నమాట. ఎంత సరదాగ ఉండేది తెలుసా అండి. అదంతా కూడాను గోల్డెన్ ఎరా అన్నమాట. మల్ల స్కూలు నుంచి రాగానే, సాయంత్రం పూట హ్మ్. 'రిచీ రిచ్' షో ఒకటొచ్చేది.
అవును. అవును. పవర్‌ రేంజర్స్.
ఆ! నెక్స్ట్ ఒచ్చేసి మీకు ఇయన్నీ తెలుసా? 'రిచీ రిచ్' ఆహ్, 'పవర్‌ రేంజర్స్', 'నింజా స్టార్మ్', 'డైనో థండర్', 'మిస్టేక్‌ ఫోర్స్'?
ఆ! ఆ! తెలుసండి. తెలుసండి. ఏండి నేను 'పవర్‌ రేంజర్స్‌కి' చాలా పెద్ద ఫ్యాన్ నేనైతే. అంటే నేను ఇప్పుడు మీరు 'డొనాల్డ్‌ డక్' అనేది ఒక్కటి కొంచెం పక్కన పెడితే, ఈ 'పవర్‌ రేంజర్స్' అనేది మాత్రం చాలా ఎక్కువగా చుసాను. 'రిచీ రిచ్చు' ఆ! రీచు హ్మ్. చెప్పండి.
అవునా! ఆ! ఓకే. చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట మీరయితే మాత్రం. అర్థమవుతుంది. అయితే ఇక్కడ మల్లా చూడండి. మల్లా చూడండి. నెక్స్ట్ ఒచ్చేసి ఎప్పుడైనా స్కూలు సెలవు పెట్టాననుకోండి, మధ్యాహ్నం పూట 'కార్టూన్ నెట్‌వర్క్‌'లో 'బాబ్ ది బిల్డర్' అని చెప్పేసని ఒక షో ఒచ్చేది.
అవును. ఆహా! అది చూసేవారండీ?
అంటే దాంట్లో ఎలా ఉంటదనుకున్నారు అదీ, షో అనేది. ఒకా లెగో క్యారెక్టర్స్ మొత్తం అంతా కానియండి, అయన్ని కూడాను లెగో క్యారెక్టర్సన్నమాట. ఒక క్రొక్‌లైనర్ మాట్లాడతది, కారు మాట్లాడతది. ఓకేనా? ఒక క్రేన్ మాట్లాడతది. గుర్తొచ్చింద మీకిది?
హ్మ్. ఓకే. <sucks teeth> ఓకే. ఓకే. అవునండి! అవునండి! ట్రైన్ మాట్లాడతది అదే హీరో కదా?
అహా! ఆ! కాదు. కాదు. బాబ్ అనే అతను హీరో అనమాట. 'బాబ్ ద బిల్డర్' అంటే కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి అతను పని చేస్తా ఉంటారు. ఆయన ఎలా పని చేసారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడాను? ఆ మిషిన్స్ అన్ని కూడాను ఎలా సహకరిచ్చినయి అతనికి? అంటే ఇక్కడ ఎలా అంటే దాని సారాంశం ఏంటి? అని చెప్పేసనంటే ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి కూడాను జీవితం అనేది ఉందనమాట. అంటే <smacks lips> లైఫ్ అనేది ఉంది ప్రతి దానికి కూడాను. హ్మ్.
ఓకే. ఆహా! భలే ఉందండి! హ్మ్. <chuckles> నిజంగా. మనకిప్పుడు చాలామంది ఏం చెప్తారండి? మొక్కలకుంది, మనుషులకుంది, జంతువులకుంది తప్ప మిగిలినాట్లికుండవని, ప్రతి దానికి ఉందన్నట్టే చూడాలండి మనం మాత్రం.
ఉండదనంటారు. ఖచ్చితంగాను. హ్మ్. ఖచ్చితంగా ఉంది అని చెప్పేసని దాటి యొక్క ప్రాముఖ్యతని ఆ కన్‌స్ట్రక్షన్‌లో పని చేసే పనిముట్లు కూడాను మొత్తం అంతా కూడాను అయన్ని కూడాను చక్కగా చూబిచ్చారు దాంట్లో చిన్నప్పుడు అదర్ధం చేసుకొని విలువనివ్వటం గాని ఏదన్నా గాని, ఆ టైమనేది ఉంది చూసారా? ఆ టైమనేది మళ్ళా రాదు, రాదు, రాదు. అంతే.
అవునండి. నిజంగా. <chuckles> అంటే ఈ స్ట్రీమింగ్ ఆ! ఈ స్ట్రీమింగ్ గేరయితే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చట్లేదంటారయితే.
3 సార్లు రాదు. నచ్చట్లేదు అని చెప్పేసనంటే ఇంకా ఏంటి అనంటే హెచ్‌డీ క్వాలిటీ ఒస్తుంది కదా! అదొక్కటి నచ్చుతుందంతే. హెచ్‌డీ కూడా కాదు 4కే
<laughs> అవునా? అంటే అవునవును. కరెక్టే. కానీ మీరు బాగ గమనించండి. కొన్ని కొన్ని సీరియల్సు అవి మనకి వస్తుంటాయి కదా! <smacks lips> మనకేంటి టీ టీవీ‌లో చూస్తున్నప్పుడు మనం ఆ టైం‌కి గాని మిస్సయ్యామనుకోండి, మీకు అటువంటి సీరియల్లు మళ్ళీ మనం మిసయిపోయినట్టే. నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయాలి. కానీ ఈ స్ట్రీమింగొచ్చాక ఖచ్చితంగా ఆ సీరియలు మళ్ళీ మనం రిపీట్ వేసుకొని చూడొచ్చు. <smacks lips> లేదా ఎప్పుడు కావాలంటే అది చూడొచ్చు. మరి ఆ విషయంలో ఏమంటారు?
ఆ! 4కే ఒస్తుంది. అవును. హుహు. అంతే కదా! మరి. అదే గదా! ఖచ్చితంగాను. అవును. ఇక్కడ ఆ విషయంలో ఏంటి అని చెప్పేసనంటే మిస్సయ్యాము అని చెప్పేసనంటే ఇదివరకెలా ఉండేది చూడండి ఇప్పుడు. మా అమ్మేదైనా సీరియల్ మిస్సయిందనుకోండి, ఎదురింటోళ్లనడిగేది. "ఏంటి నిన్నేం జరిగింది? అవునా? పలానోళ్ళు ఇలా ఒచ్చారా? ఓకే. ఓకే." అని చెప్పేసని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవటానికి కాస్త కోస్త అన్న కమ్యూనికేషన్ అనేదుండేది. ఇప్పుడు, ఆ! బంధు మిత్రులు వాళ్ళందరూ కూడాను అసల ఏదన్న ఒచ్చింది అనంటే ఇదివరకి పెళ్లిలు గాని పేరంటాలు గాని ఏదొచ్చినా గాని "అబ్బా! ఏం చేసాడురా చిరంజీవి, ఎలా ఉంది అసలకి మాములుగా లేదు గదా!" అని చెప్పేసనుకొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఫోనులు జూసుకుంటా ఉన్నారు మొత్తం అంతా గూడాను.
హ్మ్. హ్మ్. <laughs> అవునండి. బంధుత్వాలు బావుండేవి. అంతేలెండి. ఎవరి ఫోన్ ఆళ్లు తీసుకొని గేమ్స్ ఆడేసుకుంటున్నారు తప్ప <giggles> ఆ! ఏముంది. నిజంగానండి. కానీ హ్మ్.
అదే గదా! అలానే ఉంది మొత్తం అంతా. హ్మ్. అంతెందుకు? అంతెందుకు చూడండి. ఇప్పుడు ఏదైనా అంకులు పేపరు జదువుతారు బాగా. "ఏరా! ఈరోజు ఏమన్నా చదివావా నువ్వు న్యూస్‌పేపర్‌లో చూసావా?" అది ఇది అని జెప్పేసని అడుగుతా ఉంటారు అంకులు. అంకులు నేనేం చదవలేదు అంకులు అని జెప్పేసనంటే "ఎందుకు పనికొస్తార్రా మీరు? పొద్దు పొద్దున్నే ఆయనకా టైం అనేదుండేది న్యూస్‌ పేపర్లు చదవటానికి ఇప్పుడు జూడండి."
అవును. అవును. <chuckles> ఓకే. ఆ మాటలు కూడా మిస్సవుతున్నారయితే. <chuckles>
మొత్తం కూడాను. ఆ తిట్లునయ్యి దీవెనలు మనకు <giggles> వాస్తవంగా.
అవునవును. నిజంగానండి.
ఆ! ఆ టైం అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. 7:30కి ఒక షో ఒస్తది. ఓకేనా? 7:30కి మనం ఖచ్చితంగా పరిగెత్తుకుంటే ఇంటి దగ్గర నుంచొచ్చేసి టీవీ పెట్టుకొని అమ్మ నాకు కావాలి, కావాలి, కావాలి అని జెప్పేసని రిమోట్ తీసేసుకొని మనం 7:30కి ఆ చానెల్ అనేది పెట్టుకొని చూస్తాం ఖచ్చితంగా ఎక్కడున్నా గాని. ఏ ఊర్లో ఉన్నా గాని.
ఆ! అవును. అవును. అవును. ఖచ్చితంగా! అవును.
హ్మ్. అలాగనమాట. కానీ ఇప్పుడు, ఇప్పుడు లేదు కదండీ! ఆప్షన్ లేదు గదా! ఎప్పుడు బడితే అప్పుడు ఆఖరికి చిన్న పిల్లలు కూడాను. ఆ! దానికి ముందల సీన్ చూడాలనంటే జస్ట్ 2 సార్లు డబుల్ ట్యాప్ చేసారనంటే 10 సెకండ్లెనక్కెళ్తుంది.
నిజంగానండి. ఆ! లేదు. ఏండి నిజం చెప్పాలంటే, ఈ స్ట్రీమింగెఫెక్ట్ పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది కదండీ!
చాలా ఉంది. బీభత్సంగుంది. మాములుగా కూడా కాదు.
ఏంటంటే, మీకు షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువొస్తున్నాయి ఈ మధ్య కాలంలో. <smacks lips> ఏంటండి ఒక వేళ్తో పైకి, కిందకలా స్క్రోల్ చేస్తే సరిపోతుంది. ఇంకా మర్ ముందుకేం వెళ్ళాల్సిన అవసరం ఉండట్లేదు. ఇవి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు కదండీ!
హ్మ్. అవును. అంతే కదా! మరి. లేదు. కా బాగా మామూలుగా కూడా కాదసలకి. చిన్న పిల్లలు మా వోడు చూడండసలకి, మా వోడికి పాటలంటే చాలా ఇష్టం. మా బుడ్డోడికి పెద్దోడికనమాట. ఇద్దరు పిల్లలున్నారు. పెద్దోడు, చిన్నోడు. ఓకేనా! <laughs> 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు.'
ఓకే. ఆహా! సూపరండి. ఆ! అవునవును. <chuckles> <chuckles> పెద్దోడు, చిన్నోడా?
పెద్దోడు, చిన్నోడు. అయితే, మా పెద్దోడికి పాటలంటే పిచ్చిష్టం మాములుగా కూడా కాదనమాట. చిన్నప్పటి నుంచి కూడా వాడికి కార్టూన్ క్యారెక్టర్సనే చూపించకుండా పెంచాననమాట.
సూపరండి. ఆ! ఓకే.
నేను చూసినప్పుడు, ఆ కార్టూన్ క్యారెక్టర్సనేది చాలా హెల్తీగా ఉన్నాయి.
అవునండి. అంటే ఇప్పుడు కొంచెం తప్పుతుంది కదండీ! అవునండి నిజంగా. ఇప్పుడు కొంచెం తప్పుతుంది కదా! ఆ విషయంలో కూడా.
ఆ! ఎలాంటి హెల్తీయో చెప్పాను మీకు ఇందాకడ ఒక చిన్న ఎగ్జాంపులు. ఏదండి? చాలా తప్పుతుంది. చాలా తప్పుతుంది. ఒక ఏమంటారు దీన్ని ఒక చిన్న పిల్లలు ఆగం చేస్తా ఇల్లంతా కూడాను ఆహ్, గోల, గోల చేస్తా అలాంటి వీడియోలు కూడాను ఏయో, రకంగా ఉన్నాయండి మొత్తమంతా కూడాను. అదంతా డిఫరెంట్‍గా ఉంది.
ఆ! ఏంటంటే ఏండి నిజం అండి. నేను రీసెంట్‍గా ఒకటి చూసానండి, ఈ క్యాట్‍కి సంబంధించిన వీడియో. మియావ్ క్యాట్ వీడియోసెక్కువస్తున్నాయి. అవి కూడా కొంచెం వాళ్ళకి కూడా లవ్ స్టోరీలు, <smacks lips> అవి తిరగడాలు, ఇవి చూపిస్తున్నారండి నిజంగా. చిన్న పిల్లలు ఇంకేం నేర్చుకుంటారండి.
అవును. కదా! అవును. హ్మ్. పిల్లలనే నేర్చేసుకుంటా ఉన్నారు.
నిజంగా. <clears throat> అవును. వాళ్ళకేంటండి ఇలా యేయగానే ఫస్టెళ్లి కూర్చుడి పోయి, ఏదస్తే అది చూసేద్దాం అన్నట్టే చూస్తారాళ్ళు. అవును, మీకు ఈ స్ట్రీమింగుంది గదండీ! ఇప్పుడు ఒకప్పుడెలా ఉండేది? ఆహ్, మన్ అదే ఈ స్ట్రీమింగనేది ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఆహ్, మన తెలుగు చానెల్లు తెలుగు వాళ్ళు మాత్రమే చూసేవారు. తమిళ్ వాళ్ళు తమిళ్, అలా చూసేవారు. కానీ ఇప్పుడేంటంటే, ప్రతీది డబ్బవుతున్నాయి. ప్రతీది తెలుగులోకి, హిందీలో అన్ని కన్వర్ట్ అవుతున్నాయి. అది మంచిదంటారా కాదంటారా?
హ్మ్. ఏదుంది చెప్పండి. ఏదేది? అవును. ఖచ్చితంగాను. హ్మ్. అవును. ఖచ్చితంగా మంచిదే. ఇప్పుడు నాలాంటోళ్ళున్నారు గదా! నేను తెలుగొక్కటే చూత్తను వాస్తవంగా చెప్పాలంటే.
ఓకే. గొప్ప విషయమేనండి. మన భాష మనం చూడ్డమనేది ముఖ్యం.
ఆహా! ఎందుకనంటే ఆహ్, నాకు లాంగ్వేజు, హిందీ లాంగ్వేజ్‍గాని, ఇంగ్లీష్ లాంగ్వేజ్‍గాని చూస్తే నాకర్థం కాదు, నిద్రొస్తది.
ఇంగే నిద్రొచ్చేస్తుంటదా?
నిద్ర ఒచ్చేత్తా ఉంటది. ఎందుకు కష్టపడ్డం జెప్పండి? అదేదో తెలుగు డబ్బింగైందనుకోండి, "ఈ అమెజాన్ అడవులు చాలా దట్టమైనవి. ఇందులో సర్పములు చాలా పొడువుగా ఉండును." అని చెప్పేసనుకుండ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడుతున్నారంటే కిక్ రా కిక్కు! అన్నట్టుగా ఉంటదన్నమాట మొత్తం.
అవును. అబ్బబ్బ! బేర్ గ్రిల్స్. <giggles> నిజంగా. అసలైన కిక్ అండి అది ఏంటంటే, మనకి డబ్ అయితే నిజంగా ఒరిజినల్ ఇప్పుడు కాలంలో మీరు బాగా గమనిస్తున్నట్లయితే, డబ్బింగనేది కూడా చాలా బావుంటుంది. ఏంటంటే సినిమా హీరోలకి డబ్బింగ్ చెప్పిన వాళ్ళే, వీళ్ళకి కూడా డబ్బింగ్ చెప్తున్నారు ఎంత బావుంటుందో!
అదే గదా! అవును. చాలా బావుంటది మొత్తమంతా. హ్మ్. వాస్తవమది. హ్మ్. ఇప్పుడు మరి చూడండిప్పుడు. మొన్నా మధ్యన 'డ్యూడ్' అనే సినిమా ఒచ్చింది.
అవును. అవును. ప్రదీప్ రంగనాథన్ గారిది.
నేను థియేటర్‌లో మిసైపోయాను. నేను థియేటర్‌లో మిసైపోయాను. ఓకేనా! నేను చూడలేదు ఆ సినిమాని. కానీ, ఈ ఓటిటిలో ఒచ్చింది. ఓటిటిలో ఒచ్చిన తర్వాత చూశాను మంచిగానిపించింది. కాకపోతే ఏంటి అని అంటే మంచి క్లారిటీతోటి దొరుకుతుందండి సినిమాలన్ని కూడాను. దీన్ని ఇప్పుడు ఇంతక ముందు దాకా నష్టాలు మాట్లాడుకున్నాం, ఇప్పుడు లాభాలు జూడండి ఒకసారెలా ఉన్నాయనేది.
అవును. అవును. హ్మ్. ఆ! ఆ! చెప్పండి. చెప్పండి.
హ్మ్. ఇలా మిసైన సినిమాలు థియేటర్‌లో మిసైన సినిమాలు నేనిప్పుడు ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో చూడటానికి నాకు ఆస్కారముంది.
అవును.
హ్మ్. ఒక నేను మన దేశంలో ఉండను. భారతదేశంలో ఉండను. నేను వేరే దేశంలో ఉంటాను. వేరే దేశంలో ఇక్కడ అన్ని సినిమాలు కూడాను రిలీజవ్వవు.
హ్మ్. ఓకే. బయట కంట్రీలో ఉంటారు. ఓకే.
అస్సలకి రిలీజవ్వవు.
అంటే చాలా తక్కువండి రిలీజవ్వడం?
ఎప్పుడన్నా ఎ రిలీజయితే అదృష్టవంతే తప్పే, అది కూడాను ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ అవన్నీ ఏముండవు అసలకిక్కడ. చాలా హ్మ్. మనకి అక్కడ డాల్‌బి అట్‌మోస్ అని జెప్పేసని, డాల్‌బి విజన్ అని జెప్పేసని, ఆ! మనకి ఆ ఫోర్ డి‌ఎక్సులు, ఫైవ్ డి‌ఎక్సులు చూసి
అయ్యో! అంటే, మీరు ఆ! ఇప్పుడు బాగా అప్‌డేటయిపోయాయి కదండీ. అవును.
ఒక్కసారిగా ఇక్కడికొచ్చేసి, మల్ల అదే స్టీరియో సెటప్‌లో ఇనాలి అనంటే థియేటర్‌లో కూర్చుని నా వల్ల కాదనమాట. అందుకని జెప్పేసను ఓటిటి‌లో ఇంట్లో హోమ్ థియేటరుంది, శుభ్రంగా దాంట్లో సినిమాలు చూస్తా ఉంటాను ప్రశాంతంగా. అది.
ఇలా ఓకే. హ్మ్. ఓకే. అయితే మీకు ఈ ఓటిటి విషయంలో అయితే మాత్రం కొంచెం సినిమాల విషయంలో బానే నచ్చిందమాట అయితే.
సినిమాలొక్కటే కాదు. సీరీసులు కూడాను. ఎంత బావుంటున్నయండి సీరీస్‌లసలకి, ఒక్కొక్కటి మాత్రం. అబ్బబ్బబ్బబ్బా! హ్మ్.
అండి పాపం, కొన్ని కొన్ని సీరీసుల కోసం మాట్లాడితే 'డార్క్' గాని, 'మనీ‌హీ‌స్ట్' గాని, లేపోతే మనకిలాంటి మూవీస్ మనం
నేనొకటి చూసానండి 'స్క్విడ్ గేమ్' అనేది చూసాను.
అమ్మ బాబోయ్! 'స్క్విడ్ గేమ్' నే నా నోట్లో నుంచొచ్చిన మూడోదదేనండి రాబోతుంది, మీరు చెప్పేసారు. ఆ! సీజన్ 1, 2
అవునా! ఆ! నేను ఎక్కువ 'మనీ‌హీ‌స్ట్' చూడలేదు గాని, నాకు డబ్బులు దొంగతనం అయన్ని అంటే కూడా నాకు నచ్చదన్నమాట మొత్తమంతా.
అయ్యో! <chuckles> అంటే మీకు ఆ టైపు నచ్చవా?
ఆ! ఆ టైప్‌లో నచ్చలేదు అంటే టూ ముచ్ వైలెంట్.
ఆ! అది నిజమే లెండి.
ఆ! ఆ టైపులోకెళ్ళిపోయింది అది. ఒకటి చూసాను ఒక 4, 5 సీన్లు చూసాను గాని నాకంత అనిపిచ్చలేదు వాస్తవంగా. కొంతమందికెక్కిందిలే గాని అది, నాకైతే పర్సనల్‌గా నాకంతనిపిచ్చలేదన్నమాట. ఎందుకనంటే, ఇట్లాంటి విషయాలన్ని కూడాను చూసి జనాలేం చెప్దాం అనుకుంటున్నారు ఈల్లనేది అర్థం గాలేదు నాకైతే.
అవును. ఓకే. అంటే మీరు స్ట్రీమింగ్‌లో కూడా మంచి, చెడులుని చూస్తూ ఉంటారు మాట. ఏ రకమైనవి మీకు నచ్చుతుందో అలాంటివి చూస్త్
కచ్చితంగా చూస్తానండి. నేను సినిమాలు రాసుకుంట ఉంటాను కథలు రనేవి రాసుకుంటా ఉంటాను.
ఓహ్! అయితే ఈ టాలెంట్ కూడా ఉందండి మీలోని?
ఆ! ఉందండి. నా హీరో అనేవాడు ఖచ్చితంగా మంచోళ్ళయ్యే ఉండాలి.
ఓహ్! చాలా బావుందండి! మంచి హీరో.
అది. నాకు ఏంటి అనంటే ఇక్కడ ఒక రాజమౌళి గారు ఒక సేయింగ్ ఉంటదనమాట.
హ్మ్.
ఏదన్నా కానీ, ఏదన్నా కాని
అవును.
ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ నిన్న నేను చూసాను వాస్తవంగా అయితే. సందీప్ రాజు గారు ఎవరో డైరెక్టర్ ఆయనకి చెప్పారంట. "లాస్ట్‌లో హీరో చచ్చిపోవటం అంటే మంచోడిగా చూపిచ్చేసి, లాస్ట్‌లో చంపేసావు హీరో‌ని" అని జెప్పేసి అనంటారు ఆయన తోటి. ఆ! "నాకది నచ్చలేదయ్యా! ఎప్పుడన్నా గాని, సినిమా కథ అనేది చావుతోటి మొదలవ్వాలే గాని, చావుతోటి ఎండ్ అవ్వకూడదు" అని చెప్పసనేది.
హ్మ్. అవునండి. నిజంగా. అవును. నిజంగా గొప్ప మాటండి. అది మాత్రం.
అదే గదా! అప్పుడే సినిమా అనేది లెగిసిద్ది. ఆ హీరో అనేది చనిపోగూడదు సినిమాలో.
అవును. ఆ! నిజమే కదండీ! ఇప్పుడు మంచోడు గాని చనిపోయాడనుకో, ఆడు ఏంటి, మంచిగుంటే ఏంటి ఉపయోగమైందో లాస్ట్‌కి చచ్చిపోయాడంటారండి. <laughs> అలా కాకుండా నిజంగా బా చూపించారు. నిజంగా. బా అన్నారండి ఆ మాట కూడా చాలా మంచి మాటది.
హ్మ్. అలానమాట. అదే గదా! అవును. అవును. అదే గదా! <chuckles> చాలా మంచిగా అన్నారు. అదే గదా! ఆయన 'బాహుబలి' చిత్రంలో ఇలాగా ఆహ్, ముందల మొదలుపెట్టి, లాస్ట్‌కొచ్చేసరికి ఇలా ఎండ్ జేస్తారనమాట మొత్తం అంతా కూడాను. అంతే ఇంకా సింపులు. జనాలకి కూడా అదొక హై.
ఆ! అవునండి నిజంగా. అందుకే కదండి అతని సినిమాలు అంత పెద్ద కలెక్ట్ చేస్తున్నాయి!
హ్మ్. కలెక్ట్ చేస్తా ఉంటాయి. కానీ, ఆయన కూడాను ఓటీటీ గురించి ఒచ్చేసి కొంచెం వాళ్ళుని కూడా చూస్తుంటే చూస్తుంటే ఓటీటీ గురించే మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు కూడాను.
ఆ! హుహు. అవునండి. నిజంగా వాళ్ళు అంటే
ఆ! నేను సీరీస్ తీద్దామనుకుంటున్నాను 'రామాయణం' గాని ఏయన్నా సీరీస్ తీద్దామనుకుంటున్నాను. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'బాహుబలి' ఉంది చూడండి. 'బాహుబలి' ఎటర్నల్ అని చెప్పేసని కొత్తగా యానిమేషన్ సీరీసంతా కూడాను, ఈ "స్ట్రీమింగ్ చేస్తా నేనని" చెప్పేసని చెప్పారు.
అవును. అవునండి. రెడీ అయింది కదా ఆల్రెడీ అది. ట్రైలర్ కూడా ఒచ్చింది.
రెడీ అయిపోయింది. ఆల్రెడీ రెడీ అయిపోయింది. అదే ఇంకా అంత గొప్ప, గొప్ప డైరెక్టర్‌లు కూడాను, అంత పెద్ద, పెద్ద డైరెక్టర్‌లు కూడాను ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గురించి ఆలోచిస్తున్నారంటే, మీరర్థం చేసుకోండి ఎంత గొప్పగా ఉన్నాయి ఈటిలియి అనేది.
అవునండి. నిజంగా! మనకి కొన్ని, కొన్ని సినిమాలు మనం ఇప్పుడు గమనించినట్లైతే, బ ఆహ్, డబ్బులు టికెట్లనేవి కూడా బాగా ఎక్కువైపోయింది. <smacks lips> థియేటర్‌కి వెళ్లి చూడాలి అంటే చాలా ఎక్కువైపోయాయి. దాని బదులు ఆ డబ్బులు పెట్టుకుంటే, మనకి స్ట్రీమింగొచ్చేస్తుంది మనకు ఒక సంవత్సరం ఒచ్చేస్తది. మొత్తం ఫ్యామిలీ డబ్బులు పెడితే. ఆ! నిజంగా ఇలాంటి విషయాల్లో అయితే మాత్రం గొప్పదంటారు.
ఆ! బాగా. విపరీతంగా. విపరీతంగా. ఖచ్చితంగాను. సంవత్సరం పాటొచ్చేస్తది కొన్ని, కొన్నయితే. మరి. చాలా గొప్పది మాములుగా కూడా కాదసలకి. అంటే, ఇక్కడ మ్యూజిక్ కూడా కొన్ని, కొన్ని స్ట్రీమింగ్ యాప్స్‌లో నుంచి మ్యూజిక్ కూడా ఒస్తుంది మొత్తం అంతా.
అవునండి. ఇప్పుడు
ఇదవరికి పాటలు కావాలి అని జెప్పేసనంటే మెమరీ కార్డ్ ఏసుకెళ్ళి, నెట్టు షాపంకుల్ దగ్గరికెళ్లి, ఆ! "అంకుల్ అంకుల్ ఈ పాటలు కావాలి" అని జెప్పేసనంటే, ఆ నెట్ షాప్‌కెళ్ళినప్పుడు "పాటలెక్కించుకుంటున్నావా, లేకపోతే ఇంకేమైనా ఎక్కించుకుంటున్నావా?" అని జనాలు అదొకటి అయన్ని కూడున్నాయి మొత్తమంతా కూడాను.
<chuckles> అవును. <chuckles> ఆ రెండు జరిగేవిలెండి కూడా <chuckles> అదే. అదే.
అదే గదా! తప్పు తప్పుగా అనుకుంటారు జనాలందరు కూడాను. కానీ ఇక్కడేంటి, మ్యూజిక్. మనం పాటలు గురించెక్కించుకొని, అయ అది ఏమంటారు దిన్ని, ఎయిర్ పాడ్సా? ఎ అహ కాదు ఎయిర్‌ పాడ్స్ కాదు. ఐపాడ్, ఐపాడ్, ఐపాడ్‌లో <giggles> మె మెమరీ కార్డ్ పెట్టుకొని, ఆ రోజులనమాట మొత్తమంతా గూడాను. అలా సైకిల్ దొక్కుకుంటా వెళ్లి మెమరీ కార్డ్‌లో పాటలెక్కించుకొని
ఆ! ఆ! అదే. ఐపాడ్. ఆ! పా అవునండి. చా
ఇనే రోజులనమాట అయన్ని కూడాను. అయన్ని పోయి, ఇప్పుడు ఫోనుల్లో నెట్టేసుకుంటే, నెట్, ఒక యాప్ ఏసాము, లాగిన్ జేసామా పాటలన్ని ఒచ్చినియా అంతే అయిపోయింది.
చాలా బాగుంది. హ్మ్. <chuckles> అంతకు మించి, అంతే అంతకు మించేం ఉండట్లేదు. నెక్స్టు, మీరు బాగా గమనించినట్లయితే ఆ! చెప్పండి. చెప్పండి. హ్మ్.
ఇంకొకటుందిక్కడ. ఇంకొకటుంది మల్లా దాంట్లో హ్మ్. ఏంటి అనంటే, ఇప్పుడు ఈ మధ్యన కొంచుం యాడ్‌లనేవి బాగా ఎక్కువైపోతున్నాయి. <chuckles>
మరీ గోరమండి. దానికి మళ్ళి గోల్డ్ సబ్‌స్క్రి‌ప్‌షనది.
మరీ ఘోరనమసలకి దగ్గిర దగ్గిర 10 నిమిషాలు యాడ్ ఇంత బరుదొస్తుంది స్పాటిఫైలో అయితే.
అవును. కానీ, అవునండి. ఎందుకు దానికి మళ్ళీ సెపరేట్ సబ్‌స్క్రి‌ప్‌ష‌న్ దీసుకోవాలి. <smacks lips> ఈ ఓవరెక్కువవుతున్నాయి. నిజంగా. నిజంగా. అవునండి. మీరిప్పుడు మామూలుగా ఈ ఈ స్ట్రీమింగులవి చూస్తుంటే, భోజనాలవి కూడా కొత్త కొత్త వేరైటీ వంటలు అవి కూడా చూపిస్తున్నారు. మరి అలాంటివి కూడా మీరు ప్రయత్నించడం, లేదా మీరు ఇలాంటివేమైనా ట్రై చేయడం ఇలాంటివి కూడా చేస్తూంటారా అవి చూస్తూ?
ఆ! ఖచ్చితంగా సబ్‌స్క్రి‌ప్‌షన్ తీసుకోండనంటున్నాను. అది. హ్మ్. అవును. వాస్తవం. ఈ కొత్త కొత్తవన్ని వీడియోల్లోనే చూట్టానికి బాగుండేయి. ఎందుకనంటే, మనం తినము, మనకి తెలీదు టేస్టు. అయి చూడటానికి బాగుంటాయంతే. మన ట్రెడిషనల్ కుకింగ్ మనకుంది గదా! అది జేసుకొని తింటే చాలండి బాబు. ఇప్పుడు 3 పుటలు తినడానికే టైముండట్లేదు. ఇంకో కొత్త కొత్త రకాలొకటి మల్ల దాంట్లోను. <chuckles>
హ్మ్. ఓకే. <chuckles> <laughs> అది కూడా ఒక విధంగా నిజమే అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి మనకి
ఆ! ఒక వారంలో 2 రోజులు టిఫిన్ తింటున్నానండి వాస్తవంగా. పొద్దు పొద్దునే కాఫీ తాగేసి, బతికేస్తన్నా నేనైతే.
అయ్యో! అంతేలేండి. మీరు వేరా దేశంలో ఉంటున్నారన్నారు కదా!
ఆ! అంత బిజీగా ఉంటందిప్పుడు కొత్త కొత్త వంటలయన్ని చేసేంత ఓపికెక్కడుందసలకి? టైమనేదే ఉన్నట్ల ముందల. మరి చా వాచులు ఫాస్ట్‌గా తిప్పేత్తన్నారా, లేకపోతే ఇక్కడా మనం బిజీగవుతున్నాం నాకైతే అర్థం గావట్లేదస్సలకి.
ఆ! అంద్ లేదండి. ఇగోండి. స్ట్రీమింగ్స్ ఈ ఓటీటీలు, ఈ బె ఏంటి సోషల్ మీడియా వీటిలో పడుతుంటే మనకు టైమే తెలీట్లేదండి.
టైమనేది తెలియట్లా ముందల వాస్తవది మాత్రం. ఇలాగా ప్రతిది కూడాను మారిపోతూ ఒచ్చేసింది. అప్పుడు చూసుకుంటే ఆ రోజులు వేరు, ఇప్పుడు చూసుకుంటే ఈ రోజులు వేరన్నట్టుగా అయిపోయిందనమాట మొత్తమంతా ఇలాగసలు కంప్లీట్‌గా చేంజయిపోయింది రుచనేది.
పరిగెట్టేస్తన్నాయవి. అవునం అంటే మనకి స్ట్రీమింగ్‌కి, పాతకాలం టీవీలికి రెండిట్ల మధ్య ఈ వ్యత్యాసం ఎంతుండేదనేది మీరు చాలా బాగా చెప్పారు. నెక్స్టు. రెండిట్లో దేనికి మీరు నెగెటివ్ లేకుండా రెండిట్లో మంచే ఉంది, చెడే ఉందని ప్రతీదీ కళ్ళకి కట్టినట్టు చెప్పారండి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా నిజమండి మీరన్ని మాటలండి. మీతో మాట్లాడ్డం మీతో మాట్లాడ్డం నాకు చాలా ఆనందంగుందండి. ధన్యవాదములండి.
హ్మ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.